అంటే అవును. నేను కంపల్సరీగా వాడతానే చెప్తాను. ఎందుకు అంటే, పర్టిక్యులర్‌గా నాకు నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత, కొంచెం ఒత్తిడిని తగ్గించుకోవడానికి, కొంచెం నేను మూవీస్ చూడ్డం. మూవీస్ పక్కన పెడితే గనక, కొంచెం యూట్యూబ్‌లో షార్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటా. సో, దాని వల్ల ఏంటంటే ఓకే, నేను పర్టిక్యులర్‌గా అలిసిపోతాను ఇంట్లో వర్క్ అంతా చేసి అలిసిపోతాను. సో, మంచం మీద ఇట్లా పడుకోగానే ఆ!
ఓహో! ఓకే. అదే. ఏదో రిలాక్సింగ్‌గా కొంచెం నవ్వుకోవాలని చెప్పి ఇట్లా చూస్తారు. కాకపోతదీ ఎంత సేపు చూస్తారు?
ఆ! నవ్వుకోవాలని చెప్పేసి చూస్తాను. ఆ! పడుకోవడానికే 11, 12 అయ్యిద్దండి పడుకునే పడుకునే టైమ్‌కే. అంటే, పిల్లల్ని పడుకోబెట్టేసేసి నేను పడుకోడానికి. సో, ఆ టైము కూడా, నేను కామ్‌గా కళ్ళు మూసుకొని పడుకోవచ్చుగా ఫోన్ పక్కన పెడేసేసి. కానీ, ఆ టైము కూడా నేనేంటంటే ఆహ్, వద్దులే కాసేపు మనం షార్ట్స్ చూసేసి పడుకుందామని చెప్పేసి, యూట్యూబ్ పెడతా. యూట్యూబ్ పెడితే, ఒక్కొక్క షాట్ చూసుకుంటూ వెళ్తానండి. వెళ్తాను, వెళ్తాను అల ఎన్ ఇంట్రెస్టింగ్ ఏదైనా టాపిక్ వచ్చిందనుకోండి, మనకి ఇక్కడ నేను ఎక్కువగా క్రైమ్ సీన్స్ ఇవి చూస్తానన్నమాట. నాకు ఎక్కువగా అవే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి హ్మ్, ఇవి ఉంటాయి కదా! వీఆర్ రాజా ఫాక్ట్సు. సో, అవి ఎక్కువ ఉంటాయి నాకు. సో, నేను ఫాక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటానన్నమాట. అవి ఏవన్నా ఆ! హ్మ్. హ్మ్. అవును.
అయ్యో! ఆ! ఓకే. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. ఆ! ఓకే. అవును. ఓహో! ఓకే. ఇట్లా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఇంకేదో నేర్చుకుందాం అనే ఫీలింగ్ కలుగుతది.
హ్మ్. సో, అటువంటి పేజెస్ ఏమైనా వచ్చాయంటే చాలు. దాదాపుగా యే రెండయ్యిద్దో అర్ధం కాదు నేను పడుకునేసరికి. ఆహ్, కానీ మళ్ళీ అవును. చాలా, చాలా.
హ్మ్. అయ్య బాబోయ్! అంటే రెండంటే, పన్నెండు నుండి రెండు అంటే, 3 గంటలు. రె రెండు 3 గంటలు చూస్తారు. అయ్య బాబోయ్!
ఆ! అవును. అంటే, ఒక్కొకటండి నెట్టేసుకుంటూ యెళ్ళిపోతూ ఉంటా. వీఆర్ రాజా ఫాక్ట్స్ వచ్చినాయి అంటే ఇంట్రెస్టింగ్‌గా అంటే, స్పేస్ గురించి ఏమన్నా వచ్చినా కానివ్వండి, ఇప్పుడు నాకు న్యూస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే ఎక్కడైనా ఏదైనా జరిగినా సరే, మనకి సమ్ చిన్నపిల్లల నుంచి కానివ్వండి, పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది మనకు రోజు చూస్తున్నాం కదా!
హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటే, ఇంకా చాలా త్వరగా ప్రభావించిపోతా అందరి వరకు.
హ్మ్. అవును. సో, దాని వల్ల ఆ! అవును.
ఇప్పుడు, వేరే దేశంలో ఇప్పుడు ఏదైనా అటాక్ అయినా సరే, మనలోపు ఇప్పుడు ఒక్క నిమిషంలో ఇట్లా చూసేస్తాం.
అవును. అవును. అవును. అవును. ఇక్కడ కాదు, కాదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అన్ని ప్రతి ఇన్సిడెంట్‌ని కూడా, సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. అదే. అంటే ఇక్కడ ఏం జరిగినా సరే, ముందు సోషల్ మీడియా‌నే. ఎవరు ఏమి పెట్టిన. అది ఫేక్ అయినా కానివ్వండి, లేదంటే, ప అంటే రియల్ అయినా కానివ్వండి. హ్మ్. అవును. హ్మ్.
అవునవును. హ్మ్. ఇదివరకు అంటే, న్యూస్ ఛానెల్స్ అక్కడికెళ్ళి, లైవ్ టెలికాస్ట్ చేసేవి. కానీ, ఇప్పుడు అంత శ్రమ ఎందుకని చెప్పి న్యూస్ ఛానెల్స్ వాళ్ళు కూడా, డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్స్‌తోనే లైవ్‌లో రి రిపోర్ట్ చేస్తున్నారు. అయితే, మీరు రాత్రి ఎక్కువగా చూస్తా అన్నారు కదండీ. రాత్రి ఇలా చూడడం ద్వారా, మీ నిద్రలో ఎలాంటి మార్పులోచ్చాయి మళ్ళీ?
హ్మ్. హ్మ్. ఆవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.

హ్మ్. ఇదే మెయిన్ అనమాట. ఒక 10 సంవత్సరాలకి కాల్ కాలింగ్ చేయడం గానివ్వండి, ఒక నెంబర్ ఇవ్వడం, ఒక నంబర్ నేర్చుకోవడం అది నేర్పియాలి మెయిన్‌గా. వాళ్ళ ఫాదర్ నంబర్ గానివ్వండి, వాళ్ళ మదర్ నెంబర్ కానివ్వండి, ఈ 2 నంబర్స్ వాళ్ళకి నేర్పిచ్చాలి. నేర్పిచ్చిన తర్వాత అది కూడా ఆహ్, 10 ఇయర్స్ లోపు. 10 ఇయర్స్‌కి. ఆఫ్టర్ 15, 18 ఇయర్స్ వచ్చేవరకు జస్ట్ ఫోన్ ఇవ్వాలి అంతే తప్ప, ఈ చాటింగ్స్ ఇవి ఉంటాయి కదూ వాటికి లాక్ పెట్టేసేయాలి మెయిన్‌గా. ఎందుకంటే, అది టీనేజ్ ఏజ్. ఆ టీనేజ్ ఏజ్‌లో మనకు అసలు దొరకరు వాళ్ళు. అక్కడే పాడైపోయేది పిల్లలందరూ ఆ ఏజ్ లోనే పాడైపోయేది సోషల్ మీడియా వల్ల. సో, ఆటికి కొంచెం దూరంగా ఉంచాలి. ఆఫ్టర్ 18 మాకు తెలుసు కదా అని కొంచెం పొగరు పెరుగుతుంది వాళ్ళకి ఎవరికైనా సరే. మాకు తెలుసు మీరేంటి చెప్తున్నారు, అని చెప్పేసి అంటారు. సో, అటువంటి టైమ్‌లో ఏంటంటే, వాళ్ళు అప్లికేషన్ ఎంత సేపు యూజ్ చేయాలో, వాటిలో ఫోన్‌లలో ఒక సెట్టింగ్ అంటే, ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట. ఆ! హ్మ్. అంటే ఆహ్, అప్లికేషన్ ఎంత‌సేపు యూజ్ చేయాలో అదంతా పేరెంట్ కంట్రోలింగ్ మీదే ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉండిద్ది, అది అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి వాళ్ళ ఫోన్‌లో ఇస్తే గనక, హ్, సో, అప్పుడు వాళ్ళెంత సేపూ చేయాలో హ్మ్, మొత్తం ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది గాబట్టి, దానికి లాక్ యేసి పెట్టేసేయొచ్చు.
హ్మ్. ఆ! ఓకే. హ్మ్. అవును. హుహు. అవునవునండి. అదే. అవును. హ్మ్. అదే, అదే. హ్మ్. అవును. ఓకే. ఆ! అదే, ఈ పేరెంట్ కంట్రోలింగ్ వల్ల కంట్రోల్ చేస్తారు ఇంక.
హ్మ్. అవును. కంట్రోల్ చేయొచ్చు. వీటి వల్ల కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఆఫ్టర్ 21 అంటే కొంచెం ఎదుగుతారు గాబట్టి సో, మనం చెప్పక్కర్లేదు అన్నమాట. ఇన్ని మనం చేస్తేనే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కొంచెం అదుపులో ఉంటారండి. లేదంటే గనుక ఉండరు. హ్మ్. ఇప్పుడు మనతోనే చూసుకుంటే గనుక
హ్మ్. ఓకే, ఓకే. అవునవును. లేకపోతే అదే అసలు, ఈ టెక్నాలజీ‌కి కంట్రోల్, కంట్రోల్ అయిపోతారండి వాళ్ళు. చెడ్ చెడ్డగా చెడిపోతారని కాదు. వాళ్ళ కన్ వాళ్ళ దృష్టి వాళ్ళ చేతులుండకుండా మొత్తం కూడా ఈ టెక్నాలజీ‌కి అడిక్ట్ అయిపోతారు.
హ్మ్ అవును. అవును. అవును. ఆ! అవును. ఏముందండి, కంటిన్యూ‌గా చిన్న పిల్లలు గూడా ఇంటికొ ఇంటికి రావడం ఆలస్యం రీల్స్ చేస్తూనే ఉంటారు. అవునా! మీరు చూస్తున్నట్టయితే.
అదే, అదే. అవునవును.
బుక్స్ తీసి రాయడము, చదవడము, ఏమి లేవు ఇప్పుడు. ఫోన్ తీసుకోంటున్నారు. డ్యాడీ ఫోన్ ఇస్తే రాసుకుంటా అంటారు. లేదా, మమ్మీ ఫోన్ ఇస్తే రాసుకుంటా అంటారు లేదు, అదంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫోన్ ఇస్తావా మమ్మీ అని అడుగుతారు వీళ్ళు కూడా హోంవర్క్ కంప్లీట్ చేసారు కదా! అని ఇస్తారు. ఫుడ్ తింటానికి ఫోన్ గావాలి, అన్నిటికీ ఫోన్ అండి. ఇవన్నీ కొంచెం తగ్గిచ్చాలన్నమాట పిల్లల్లో. హ్మ్. అండ్ ఏంటంటే, వీళ్ళకి నిద్ర కూడా లేదు మెయిన్. ఈ చిన్న పిల్లలకి నిద్ర కూడా లేదు అసల. ఈ పెద్దవాళ్ళే అనుకుంటే, పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు, అందరూ. ఎ టు జడ్ అలాగే ఉన్నారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. ఆ! అవునండి. నిజం, నిజం. ఓకే. అయితే ఇప్పుడూ అవును. హ్మ్. అయితే ఇలా ఫోన్ నియంత్రించడం వల్ల, ఇంక సోషల్ మీడియా‌ని నియంత్రించడం వల్ల, ఇలా బ్లూ లైట్ తక్కువ రావడం వల్ల నిద్ర ఏమైనా సరిగ్గా పడుతుందా అంటే, ఆహ్, నార్మల్‌గా ఫోన్ లేకుండా పంటే ఆ చాలా జల్ది నిద్రపోతారంట కదా.
హ్మ్. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. అవును.
ఇప్పుడు ఫోనుంటే ఏమవుద్దంటే అండి, ఇప్పుడు ని మీకు నిద్ర రాట్లేదో, మీరు ఆ ఫోన్ చూసుకుంటూ గంట, 2 గంటలు గడుపుతారో అప్పుడు నిద్రొస్తుంది. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టినంక నిద్ర వస్తల్ రాట్లేదనుకోండి, కానీ ఫోన్ కూడా చూడట్లేదు మీరు ఎంతొద్దన్నా గూడ, 15 నిమిషాల్లో పంటారు.
హ్మ్. అవును. అవును. అవును, నిజంగానే. హ్మ్. హ్మ్. హుహు.

హ్మ్.
సో, అ అప్పుడు వరకు ఇంక ఫోన్ పక్కన పెట్టేసిందాన్ని, ఒక 10, 15 నిమిషాలు ఏంటంటే, అటు ఇటుగా నిద్ర పట్టిద్దా, లేదా నిద్ర పట్టిద్దా, లేదా అని జెప్పి మెసిలాను చాలా సేపు వరకు. సో, ఆఫ్టర్ 15 మినిట్స్ నాకు చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది. అ అలా ఉంటుందనమాట నిజంగానే, ఫోన్ ఉన్నంత సేపు, మన ఫోన్‌లో డేటా ఉన్నంత సేపు, ఎప్పుడు అయిపోయిందా ఎప్పుడు జూద్దామా, ఎప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేద్దామా, లేదంటే ఎవరైనా చాట్ జేసారా లేదా, ఎవరైనా మెయిల్ పంపించారా లేదా, ఇంకా ప్రెజెంట్ చూస్తున్నటయితే జాబ్స్ పరంగా, సోషల్ మీడియాలో ఎక్కువగా జాబ్స్ పెడుతున్నారు ఇప్పుడు, జాబ్స్ పోస్ట్ చేస్తున్నారు. సో, ఆ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయ ఆ! అవును.
ఓకే. అవునా? హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. చాలా మంది జాబ్స్ అప్లై జేయడం గూడా, ఈ సోషల్ మీడియా, ఇన్స్‌స్టా‌గ్రామ్‌లో జూసి చేసుకుంటున్నారు విచిత్రంగా.
హ్మ్. ఇన్‌స్టా ఎ నేనైతే ఎక్కువగా యూట్యూబ్ యూజ్ చేస్తాను. ప్రతిసారి నేను ఒక, అంటే ఏమన్నా జాబ్స్ ఏమైనా వదిలాడా లేదా, లేదంటే కొత్త జాబ్స్ ఏమన్నా వర్క్ ఫ్రామ్ హోమ్ ఏమైనా అవైలబుల్‌గా ఉన్నాయా లేదా అని జెప్పి చెక్ చేసుకుంటూనే ఉంటాను అన్నమాట నేను కంటిన్యూ‌గా. ఏంటంటే, నీడ్ ఉంది ఇప్పుడు జాబ్ అనేది అవసరం ఉంది. సో, ఈ సోషల్ మీడియా కొంచెం అందిస్తుంది. ఇది పాజిటివ్‌ అయితే పాజిటివ్‌గానే ఉంది ఇది ఈ జాబ్స్ అనే ఆహ్, అందించడంలో పాజిటివ్‌గానే ఉంది కానీ, ఈ జాబ్స్ విషయంలో కూడా స్కామ్ అనేది జరుగుతుంది అదొకటి మనం తెలుసుకోవాలి.
హ్మ్. ఓకే. ఓకే. ఆ! అవునవును. అవునండి. నిజమే మీరు ఎప్పుడైనా అట్లాంటి స్కా స్కామ్స్‌కి గురయ్యారా? మళ్ళీ.
హ్మ్. స్కామే ఓహ్! చాలా సార్లు అండి దాదాపుగా అయితే 30,000 లాస్ అయిపోయాను అన్నమాట. ఈ స్కామ్స్ వల్ల నేనైతే. హ్మ్.
అయ్యయ్యయో! అంటే ఏ విధంగా ఇట్లా ఏదైనా పైసలు పెట్టుబడి పెట్టమని జెప్పారా?
30,000 ఇట్లా జాబ్ ఇస్తామా లేదు జాబ్ ఇస్తామని చెప్పడము. ఇట్లా ముగ్గురిని జాయిన్ చేయమని చెప్పడం అంటే అఫిలియేట్ మార్కెటింగ్‌లాగా ఆహ్, సో, వాటివల్ల ఏంటంటే, నాకు ఒక పర్ డే కే 10,000 వచ్చుద్ది అని జెప్పి ఆశ పెట్టచ్చారన్నమాట. సో, నేను దాన్ని నమ్మేసేసేసి బురదలోకి దిగా, దిగిన తర్వాత అది బురదా అని దెలిసింది. నీరు అనుకున్నాను దిగిన తర్వాత అది బురదా అని దెలిసింది, అది కడుక్కోవడం దప్ప మనమేం జేయలేం కదా!
హ్మ్. ఓకే. ఓహో! <chuckles> ఓకే. ఆహా! అవునవును నిజమే.
ఆ! సో, అందుకే అన్నమాట. సోషల్ మీడియా‌కి కొంచెం వీటి విషయంలో స్కామ్‌ల విషయంలో దూరంగా ఉండాలి. ఎవరైనా సరే. అది ఎలాంటి వాళ్ళయినా హ్మ్.
ఓకే. ఓకే. చాలా బా జెప్పారు అసలు. అదే. అసలు సోషల్ మీడియా‌ని తగ్గిస్తే నిద్రలో ఎట్లాంటి మార్పులోస్తాయి, అసలు మన జీవితంలో ఎలా ఉండొచ్చు, అలానే పిల్లలకి ముఖ్యంగా ఏ వయసులో ఏవేవి నియంత్రించాలి, ఏవేవి ఇవ్వాలి అని చాలా అద్భుతంగా చెప్పారండి మీ భాషలో. మీతో మాట్లాడటం చాలా బాగుందండి అసలు. ధన్యవాదాలండి.
హ్మ్. అవును. థాంక్యూ అండి. నాకు గూడా అండి. ఈ సోషల్ మీడియా గురించి మీతో చెప్పడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
తప్పకుండా అండి ధన్యవాదాలు.